అంటే మనం చెప్పకపోయినా గానీ ఎలా అయిపోయిందంటే మన దగ్గర ఉన్నటువంటి మన ఇ ఇండియాలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ కానివ్వండి, ఖచ్చితంగా ఆహ్, తర్వాత రోజు ఎప్ ఎక్కడైనా జాయినింగ్ అడ్మిషన్స్ ఎక్కడికెళ్ళినా గానీ, మనం చెప్పకపోయినా మైండ్‌లో పడిపోతూ ఉంటుంది ఖచ్చితంగా చాలా వరకి. మనం చంప్ ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేకుండా
హ్మ్. హుహు. అవునండి. ఓకే, ఓకే. అయితే ఈ పె అంటే హ్మ్ హ్మ్. అదే అండి. అంటే కుల్ కులాన్ని ఆహ్, చెప్పే అంటే పేర్లు అంటే మీరు ఇందాక చెప్పినట్టు చివరికి తోకలాగా పెడతాం గదండీ. అంటే అవి నిజంగా పిల్లల పేర్లలో అంటే మనకి పాస్‌పౌర్ట్‌లో ఆధార్ కార్డులో అట్లాంటివన్నిట్లో ఆడ్ చేయడం ముఖ్యం అంటారా అండి?
అవును. ఆ! అంటే తప్పకుండా ఇప్పుడేంమవుతుందంటే కొన్ని కొన్ని సార్లు ఆహ్, వెరిఫికేషన్ వెరిఫికేషన్ జేసే సమయాల్లో ఒక సర్టిఫికేట్‌లో ఒక పేరు లాగుండి. మన స్కూలులో ఒక 10త్ లో ఒక 10త్ ఎస్ఎస్‌సీ సర్టిఫికేట్‌లో ఒకలాగుండి. తర్వాత వచ్చేటువంటి పాన్ కార్డ్ ఆధార్ ఇలాంటి డాక్యుమెంట్స్‌లో వేరేగా పేరున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సొస్తుంటుంది. అంటే ఉ ఉదాహరణకు ఒక ఉద్ గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించినప్పుడు గానివ్వండి, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేటప్పుడు, ఈ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సొస్తూంటుంది. ఒక్కోసారి అసలు బర్త్ సర్టిఫికేట్‌లోనే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్‌లో వచ్చేసరికి ఇంకోలా ఉంటుంది. అంటే ముందు అంటే కుమార్ అంటే కుమార్ యాడ్‌లకు లేకపోవడము లేదా ఇంటి పేరు ముందొచ్చి, తర్వాత ఈ పేరు రావడము లేదా తండ్రి పేరు తప్పు. ఆ! పేర్లు కలవకపోవడం. అసలు చాలా వరకు కూడా ఇబ్బంది. చాలా ఇబ్బందులయితుంటాయి. అందుకే ఏంటంటే ముందు నుంచి కూడా ఒకటే విధంగా ఉండాలి. ఆ చివరలో ఉన్నవన్నీ కూడా పూర్తి పేరుతో సహా ఉండాలని నా ఉద్దేశ్యం.
హుహు. ఓకే. హుహు. హుహు. నిజంగా నిజంగా అండి. వాస్తవం అది మాత్రం. హుహు. ఓకే. ఓకే, ఓకే. ఆ! నిజంగా. హ్మ్. హుహు. హ్మ్. పేర్లు కలవకపోవడం కూడా ఉంటాయండి జెప్పాలంటే. హ్మ్. ఓకే, ఓకే. హుహు.